అవునవునండి. డెఫినెట్లీ. ఇప్పుడూ, అయి మనం ఏం చేసినా మన పేరెంట్స్ కోసమో, మన ఫ్యామిలీ కోసమే చేస్తాము. అది నా జీవితంలో గూడా అంతే జరిగింది. సో, నేను ఆ ఒకేసారి మళ్ళీ ఇంట్లోనే ఉండడము, ఆ ఇంటి పరిస్థితులన్నీ ఒకసారి మళ్ళీ ఆలోచించి, అన్నీ నాకు కొంచెం పిచ్చిగా నాకెట్లనో అనిపిచ్చింది. సో, మా పేరెంట్స్‌ని నా పర్మిషన్ అడిగి మరీ, నేను నాకొక 2 డేసయితే నేనిక్కడుండను, నేను నా రూమ్‌కెళ్ళిపోతాను. మళ్ళీ 2 డేస్ తర్వాతొస్తానంటే
అవునండి. వాస్తవం. ఓకే. ఓకే. అంటే, ఇంట్లో నెనుండను అని జెప్పేసీ, ఒచ్చేశారా హైదరాబాదు?
ఆ! తిరిగొచ్చేశానండి. వాళ్ళకి చెప్పేసి మరీ ఒచ్చేసాను. ఎందుకంటే, నాకు ఆ ఫీల్ అట్ అట్లాంటిదనమాట అసలు. నేనెవ్వరితో మాట్లాడలేకపోయాను. నా ఫ్రెండ్స్ అంటే, కనీసము ఆ రిసల్సొచ్చినప్పుడు నా ఫ్రెండ్సు కాల్ చేస్తా ఉంటారు నార్మల్‌గా, ఎన్ని మార్క్స్ ఆహ్, వాళ్ళకొచ్చినా, రాకపోయినా.
ఓకే. ఓకే. అదేలెండి. ఎ అంటే, రిజల్టేమైంది రా? ఎక్కడ వరకొచ్చింది? అంటే ఒచ్చిందా, లేదా? అన్నట్టుగా కనుక్కోడానికన్నా చేస్తారు గదా!
ఆ! సో, ఆ టైమ్‌కి వాళ్ళు ఫోన్ చేసినా ఇగ నేను మాట్లాడలేకపోయాను. సరే, నేను ఆ! రాలేదు అనేసి, ఒక రెండు మాటలు అట్లా మాట్టాడేసి, పక్కన పెట్టేసి, ఎట్లంటే ఇగ నేనూ, అసలు నాకు నేనిగ మోటివేట్ ఎంత మోటివేట్ జేసుకున్న కా కాలేకపోయినా ఆ సమయానికసలు.
అయ్యో! అదే. అయ్యో! అయ్ అవునిప్పుడు నార్మల్‌గా ఇంట్లో ఉన్నప్పుడే కదా మీరు చూశారూ. మరంటే హైదరాబాదు వెళ్ళేసొస్తాను, ఒక 2 డేసని చెప్పినప్పుడు, ఆల్రెడీ మార్క్స్ ఇన్నొచ్చినియ్యీ, నాకు కుదరలేదు అనేసి ఇంట్లో చెప్పారా? లేకపోతే, మళ్ళీ ఫీలవుతారని చెప్పి ఆపేశారా? చెప్పలేదా?
సో, దాని తరవాత లేదండి. లేదు. లేదు. చెప్పలేదు. ఎందుకంటే, నా బాధతో నాకే ఫస్ట్ చాలా బాధ ఉంది. ఇంక వాళ్ళకి చెప్పి వాళ్ళని బాధ పెట్టి, నెక్స్ట్ వాళ్ళు నన్ను గూడా అంటే, మ మాటల్లో వాళ్ళు గూడా నన్ను మోటివేట్ చేశారు. ఎలా అంటే, ఏం కాదు, నెక్స్టొస్తుందనేసి. ఇంక ఆ బాధలన్నీ నేను పెంచుకోడం నా వల్ల కాలేదండి. సో, ఆ టైమ్‌లో నేనంటే, ఒంటరిగా ఉండడానికీ ఎక్కువ ట్రై చేశాను. ఆ ఒంటరి సమయంలో గూడా నేనెలా అంటే, కొంచెము ఆహ్, ఇంకా ఆ సమయంలో నాకు ఏం చెయ్యాలనేది అంటే, అసలు ఏమనిపిచ్చదనమాట.
అవును. అదే. అదే. ఓకే. ఆ!

అంటే నెక్స్ట్ ఏం చేయ్యాలి? లేపోతే వేరే ఇంకేమన్నా ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుదామా? లేపోతే వేరే ఏదన్నా జాబ్ చూసుకుందామా? ఇంకేం లేకుండా మైండ్ బ్లాక్ అయిపోయుంటుంది.
హ్మ్. ఆ! బ్లాక‌యిపోయింది. సో, వెంటనే ఇగ నాకేం చేయాలో ఏమో అర్థం కాక, ఇగ నార్మల్‌గా ఒకా అంటే మా ఫ్ మా ఫ్యామిలీ నుంచి వాళ్ళకిగ రిజల్ట్స్ తెలిసింది. మా బాబాయ్ ఒకసారి కాల్ చేసారు ఆ టైమ్‌కి. కాల్ చేసి సర్లేండి ఇట్లా మాకు తెలిసింది.
ఓకే. ఓకే. అంటే తెలిసిపోయింది ఇంట్లో వాళ్ళకి కూడా, రిజల్ట్ ఏమైందనేసి. ఓకే.
హ్మ్. నాకు తెలిసింది. ఏం కాదులే నెక్స్ట్ సారి చూసుకో అన్నట్టు మాట్లాడు. సో, కొంచెం అప్పట్నుంచి ఇగ ఇంట్లో కూడా తెలిసింది. వాళ్ళు గూడా అంత ఫీల్ కాలేదుగా అన్నట్టు, నా నా మనసుని మళ్ళీ నేను మోటివేట్ చేసుకొని, ఎట్లంటే నేను కొంచెం ప్రశాంతమైన ప్లేస్‌కి వెళ్ళి. ఆ? నెక్స్ట్ కొంచెం ఫిజికల్‌గా నేనప్పటి నుంచి ఫిజికల్‌గా ఎక్కువగా ఫిజికల్‌గా, మెంటల్‌గా ఎక్కువగా బయటకెళ్ళి ఆడుకోవడానికంటే, కొన్ని కొన్ని ఆటల వల్ల మనకి మెంటల్‌గా, ఫిజికల్‌గా ఎక్కువ బలమోస్తుంది.
అదే. అంటే, ఎందుకని మీరు అది ప్రిఫర్ చేసారు? కొద్దిగా ఆ! అంటే బయటకి వెళ్ళడం అంటే, ఆ ఫిజికల్‌గా మూవ్‌మెంట్ అనేది లేకపోతే, అది కొంచెం బయటికి వెళ్ళి జనాలతో కలవాలి అన్నది. ఎందుకని మీరు అంత ఎ ఏమన్నా వర్క్‌అవుట్ అయిందా? అంటే చేసినప్పుడు ఏమన్నా వర్క్‌అవుట్ కూడా అయిందా మరి?
తప్పకుండ అండి. ఎట్లా అంటే, అప్పుడు నేను ఒకటే చదువు, చదువు, చదువు అనేసి దానిమీద ఉండి గూడా, ఇట్లా ఫలితాలు ఒకేసారి ఇట్లా రావడం వల్ల నాకు కొంచెం మంచిగా అనిపియదు. ఆహ్, ఇగ ఒంటరిగున్న సమయంలో ఎట్లంటే, బయటికెళ్ళి ప్రజలతో కలవడము. నెక్స్టు ఫిజికల్ అంటే, మనకి ఫిజికల్, మెంటల్‌గా గ్రోతయ్యే గేమ్స్ ఆడ్డం. లైక్ ఈ క్రికెట్ అంటాం కదా! సో, అలాంటి గేమ్స్ ఆడ్డము. ఇలాంటి వల్ల నాకేంటంటే ఎక్కువ
ఓకే. అవునవును. అదేలెండి. అంటే కొద్దిగా ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉండే గేమ్స్ అనమాట.
హ్మ్. ఇలాంటి వల్ల నాకేంటంటే, ఎక్కువగా నాకు అంటే బ్రైన్ యాక్టివ్‌గా ఉంచడము. నెక్స్ట్ ఎట్లంటే, యాక్టివ్‌నెస్ ఆటోమేటిక్‌గా పెరిగిపోతుందనమాట. అంటే మనము ఫిజికల్, మెంటల్‌గా ఎక్కువ మంచిగా ఉంటే, మనకి బ్రైన్ అనేది కూడా మనకి స్ట్రెస్ అనేది లో అయ్యి, మనకు బ్రైన్ అనేది మనం ఏం చదివిన కొంచెం ఫాస్ట్‌గా ఎక్కడానికి మనకొస్తుంది.
అదేలెండి.

ఆ! ఆ! ఆ! ఓకే. ఓకే. ఎస్ఎస్‌సీ ఎగ్జామ్స్‌కి. ఓకే. సూపరండి. ఆ!
హ్మ్. హ్మ్. సో, నేను వీటి వీటిని ప్రిపేరవుతున్నాను. 2 ఇయర్స్ నుంచి. నార్మల్‌గా నాకెట్లా అంటే, ఆహ్, మీరు నమ్ముతారో, నమ్మరో ఇప్పటికి నాకింకా జాబ్ రాలేదు. నేను జాబ్ సర్చింగ్‌లోనే ఉన్నాను. ఇట్లాంటియి నాకు ఇప్పుడు ఉన్నప్పటికి ఒ ఇప్పటికిప్పటికి దాని మీద ఇంట్రస్ట్ పోతుంది నాకు. అంటే, అసలు నాకొస్తాదా, రాదా అనేది పోతుంది. ఎందుకంటే ఈ ఇంట్రస్ట్ పోడానికి
ఓకే. అదేలేండి. అదేలేండి. అంటే కొంచుం రెండేళ్ళవుతుందన్నారు కదా! కొద్దిగా ఆ మోడొస్తూ ఉంటుందప్పుడప్పుడు కొంచుం చెప్పాలంటే. హుహు.
హ్మ్. హ్మ్. సో, ఈ ఫస్ట్ ఇట్లాంటి అంటే, ఇట్లా ఓ ఆలోచనలు రావడానికి ఫస్ట్ కారణమేంటంటే, దగ్గరకొచ్చి వెళ్లిపోడమండి. అంటే, ఇట్లాంటి జాబంటే ఇప్పుడు అంటే ఒక 2-3 ‌ మార్క్స్ గ్యాప్‌లో ఒచ్చేసి వెళ్ళిపోడం.
ఓహ్! కొద్దిగా అంటే, కొంచుం ఒక 2, 3 మార్క్స్‌లో మిస్సయ్యారా ఎగ్జా‌మ్ అంటే, ఎస్ఎస్‌సీ ప్రిలిమ్సా?
అలాంటి సమయం నాకు ఆ! డెఫినెట్లీ. ఆ! ఆ! అంటే, ప్రిలిమ్స్ అయిపోయిందండి. మెయిన్సయి ఆహ్, ప్రిలిమ్స్ అయిపోయింది. దాని తర్వాతంటే, మనకి ఫిజికల్ టెస్ట్ పెడతారు గదా! అది, ఆ టెస్ట్ గూడా అయిపోయింది. నెక్స్టిగ మెయిన్స్. మెయిన్సంటే ఏంటిదిగ డైరెక్ట్ మనం ఇక సెలక్షనే.
ఆ! కానీ ఓకే. యాహ్! అసలు మొత్తం అంటే ప ప్రిలిమ్సయిపోయి, ఫిజికల్ టెస్టయిపోయి, మెయిన్స్ దగ్గర ఇబ్బందయిందా?
ఆ సెలక్షన్ టైమ్‌లోనే ఆ! మెయిన్స్ దగ్గర 2-3 ‌ మార్క్స్ పోడం వల్ల, అసలు నా సొంతంగసలు నేనెట్లాంటే, నిజం చెప్తున్నానండి పిచ్చివాడు అంటే పిచ్చివాడినయిపోయానండి. ఎందుకంటే, నేను ఎప్పటినుంచో 2 ఇయర్స్ త్ అంటే, ఇప్పుడు కాదు కదండీ. 2 ఇయర్సంటే ఫస్ట్‌టైమ్ వాళ్ళకొక పర్సన్‌కి ఎంత పేషెన్సుంటే 2 ఇయర్స్ మెయింటేన్ చేస్తారు?
అయ్య బాబోయ్! అదే. అదే. అర్థమవుతుందండి. అంటే, నార్మల్‌గా అదే కదా! అంటే, ఇప్పుడూ మీరు ప్రిలిమ్స్‌లోనో, లేకపోతే ఓ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ దగ్గరే ఏదన్నా కొంచెం ఇబ్బందయిందనుకోండి, అప్పుడు మీరు అంత ఫీలవ్వరు, కానీ మీరు ప్రిలిమ్సయిపోయి, ఫిజికల్ టెస్టయిపోయినప్పుడు, ఆటోమేటిక్‌గా అసలు జాబొచ్చేసిందన్న ఫ్లోలో ఉన్నప్పుడు కరక్ట్‌గా ఒక 2, 3 మార్కుల దగ్గరంటే అసలు చెప్పాలంటే, చాలా ఘోరాతిఘోరమైన ఫీలింగుంటది గదా! అప్పుడు.
హ్మ్. అవును. అవును.

అవునండి. అవును. ఎట్లా అంటే ఫస్ట్, మీరు చెప్పినట్టు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అప్పుడు ఫస్ట్ ప్రిలిమ్స్, మెయిన్స్. ఇంకా, ఇంకా అంటే అంటే నేను ఫస్ట్ వన్ ఫస్ట్ స్టార్టింగ్ ఇయర్‌లోనే నేను మెయిన్స్ దాక ఎళ్ళాను. అప్పుడు కూడా అంత ఫీల్ కాలేదు. కానీ, నేను ఇప్పటికీ ఎందుకు ఫీల్ అవుతున్నానంటే, ఇప్పుడు దగ్గరలో 2 ఇయర్స్ అయిపోయింది. అంటే 2 ఇయర్స్ ఎండింగ్ ఆ టైమ్‌కి కూడా నాకు దగ్గరలోకొచ్చి ఎళ్ళిపోవడము ఇలాంటి వింట్లే ఇప్పుడు
ఓకే. ఓ ఓకే. అంటే, మీరు మెయిన్స్ దాకా ఎళ్ళింది ఇదే మొదటిసారి కాదన్నమాట అయితే. అంతకు ముందు కూడా వెళ్ళారా?
కాదు కాదు. నేను మెయిన్స్ దాక ఎళ్ళింది. ఆహ్, ఇది సెకండ్ టైమ్ అండి. అంటే, ఫస్ట్ ఇయర్‌లో ఒకసారి ఎళ్ళాను. సో, అప్పుడు అంతగా ఫీల్ కాలేదు నేను. ఎందుకంటే, మొదటి సంవత్సరమేగా ఇది కాకపోతే, నెక్స్ట్ ఇంకా మనకి చాలా ఉన్నాయన్నట్టు అట్లా మోటివేట్ చేసుకున్న నాకు నేను.
ఆ! ఓకే. అదే. అదేలెండి. అదే. అంటే ఇప్పుడేగా మొదలు పెట్టింది అన్నట్టుగా, ఒక మోటివేషన్ వచ్చింటది.
హ్మ్. మోటివేషనొచ్చింది. అంత ఫీల్ అయితే నిజంగా చెప్తున్నాను, ఆ టైమ్‌కి అంత ఫీల్ అయితే రాలేదండి. అండ్ నెక్స్ట్ నుంచి ఇక వేరే నార్మల్‌గా చిన్న, చిన్నవి రాస్తూనే ఉంటాను కానీ, నేను ఒక అంటే నాకు ఒకటి సాధించాలి నాకు ఒక పట్టుదల ఉంటుంది అంటే, నాకు ఆ జాబ్ కావాలని ఉంటుంది కదా, అలాంటి స అలాంటి దాంట్లో నాకు రెండు
హ్మ్. ఓకే. ఓకే. అవునవును. అంటే, ఒక డ్రీమ్ జాబ్ అనేసి చెప్పుకోవచ్చు కదా!
హ్మ్. అలాంటి దాంట్లో నాకు రెండు అంటే ఒకసారి ఫస్ట్ సారి పోయినప్పుడు అంతగా బాధ అనిపించదు. కానీ, సెకండ్ సారి కూడా దగ్గరకొచ్చి వెళ్ళిపోయినప్పుడు ఎట్లా అంటే, నిజంగా చెప్తున్నాను. నేను ఒంటరిగా అంటే, ఒంటరిగా నేను మా ఇంట్లో నేను నిజంగా చెప్తున్నాను
హ్మ్. అంటే, అప్పుడు మరి ఫ్యామిలీతో అది షేర్ చేసుకున్నారా? లేకపోతే, ఆ కొంచెం ఆ మార్క్స్ అవి చూసేసి, ఒంటరిగా వచ్చేసి మీలో మీరే మదన పడిపోతూ కూర్చున్నారా?
అదే అదే. నేనిప్పుడు మ మేము మా ఫ్యామిలీ మొత్తము, అంటే మా ఊర్లో విలేజ్‌లో ఉంటుంది. నేనిక్కడ హైదరాబాద్ వచ్చి ప్రిపేర్ అవుతున్నాను. సో, ఆ సమయ ఆ సమయానికి నేను నా రిజల్ట్స్ వచ్చే సమయానికి ఇంట్లోనే ఉన్నాను. సో, ఇంట్లో ఉన్నాను. హ్మ్. ఆ ఆ టైమ్‌లో అంటే, ఆ రిజల్ట్స్ వస్తుందని అంటే, మనకు ఆ పార్టిక్యులర్‌గా తెలియదు. కానీ, ఆ టైమ్‌లో నేను ఇంటి కడ ఇంటి దగ్గరే ఉన్నాను.
ఆహా! ఓకే ఓకే. ఈ అదే ఆహ్, వి ఎళ్ళిపోయారా, ఇంటికెళ్ళిపోయారా? ఓకే. ఓకే.